అంటే నాకు తెలిసినంత వరకు నేను ఈ పెన్ను. ఎక్కువగా అంటే ఇప్పుడు ఇప్పుడు మనం చూసుకుంటే, ఒక రకం పెన్ను మనకి బాగా నచ్చుతుంది. అంటే దా అది రాసి. మనం ఆ! అది హ్యాండ్ రైటింగ్ కూడా బావుంటుంది చూడండి. ఇంక అందుకని నేను కొనింది. నాకు తెలిసినంత వరకు రిపీటెడ్‌గా అంటే, ఒక సేయినో సాఫ్టెక్ పెన్ అనమాట. హ్మ్. అది ప్రతిసారి అదే. అది చాలా స్మూత్‌గా ఉండిద్దనమాట. రాస్తుంటే కూడా తేలిగ్గా. అంటే పెన్ను కొన్ని కొన్ని పెన్నులు అందంగా కనిపిస్తాయి కానీ, బరువుగా ఉంటాయి. సో, మనం ఎక్కువ ఫాస్ట్‌గా రాయలేము అనమాట ఎగ్జామ్స్‌లో. అందుకే నేను ఎక్కువగా ఈ సేయినో సాఫ్టెక్ కొంటూ ఉంటాను. ఇంకా పాత కాలంలో అయితే తినేవండి. ఎక్కువగా నేను కొనుక్కునేవాన్ని అంటే తినేవి రూపాయికి బోర్బన్ బిస్కెట్‌లు వచ్చేవి విడిగా. ఇప్పుడు బోర్బన్ అంటే అందరికి ప్యాకెటే తెలుసు. మా అప్పుడేంటంటే తీసేసి ఒక గ్ సీసాలో పోసేవాళ్ళు. ఎళ్లి 1 రూపీ ఇవ్వగానే ఒక బిస్కిట్ ఇచ్చేవాళ్ళనమాట.
హ్మ్. ఆ! హ్యాండ్ రైటింగ్ బాగొస్తుంది. అవును. హ్మ్. హ్మ్. ఏ ఓకే. ఆ! ఆ! అర్థమైంది. అర్థమైంది. హుహు. హ్మ్. హ్మ్. హుహు. హుహు. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఆ! ఆ! అచ్చాచచ్చా! ఆహా! <chuckles> ఓకే. హ్మ్.
అవి కొనుక్కొని తినేవాళ్ళం. నేను మా తమ్ముడు. అది <smacks lips> ఇట్లా ఓపెన్ చేస్తే 2 అవుతాయి కదా! క్రీమ్ మధ్యలో ఉంటుంది. హ్మ్. అది ఓపెన్ చేసుకొని తినేవాళ్ళం. ఆ ఒక్క రూపాయి బిస్కిట్ కూడా ఇద్దరం తినేవాళ్ళం అండి. ఇద్దరు మళ్ళి కొట్టుకోవడం. క్రీమోచ్చింది నాకు లేదా నీకు. అలా భలే ఉండేదిలే అసల.
అవును. క్రీ మధ్యలో ఉంటుంది. ఆ! హుహు. <giggles> హ్మ్. హ్మ్. ఓకే. అప్పుడు మీ చిన్నప్పుడు ఉన్న పాత వస్తువుల్లో ఏదైనా ఇప్పటికి <smacks lips> ఇంట్లో ఉంటే బావుండు. అది ఎంత బావుండేది. లేదంటే అది బాగా గుర్తు చేసుకొని, బాగా మిస్ అయినది ఏదైనా ఉందా? వస్తువు అవ్వ టీవీ ఓకే. హుహు.
మా టీవీ మా టీవీ అండి. అదవరికి టీవీ అంటే వెనక మల్ల ఒక డొప్పలా వచ్చేది చూడండి. వెనక మళ్ళీ ఇంత లావుగా ఉండేది. అయితే ఆ టీవీ ఏంటి అనుకున్నారు. వర్షం పడితే ఆహ్, వర్షం పడినప్పుడు వర్షం పడి ఆగిపోయినాక అంతరాయం అంటారు కదా. లైన్స్ లైన్స్ వచ్చేసాయి టీవీ‌కి.
అవునవును. ఆహ్ అవును. అ! హ్మ్. హ్మ్. హ్మ్. గీతలు గీతలొస్తాయి. కలర్లుగా ఉంటాయి. అవును.
ఆ! ఆహ్, అది ఏంటంటే వర్షం పడిన వెంటనే మా నానమ్మ, తాతయ్య, మా నాన్నమ్మ ఎక్కువ చూసేది సీరియల్స్. సో మా తాతయ్యకి కూడా అది అలవాటు అయిపోయింది. రోజు సాయంత్రం అయ్యేటప్పటికి ఇద్దరు కూర్చొని ఆ సీరియల్స్ చూసుకుంటూ మాటలు చెప్పుకుంటూ ఉంటారు. ఇక మేము, నేను మా తమ్ముడు కూడా చెరో పక్కన చేరి మాట్లాడుకుంటూ టీవీ చూస్తూ ఉంటాం. ఈ వర్షం పడింది అనుకోండి. ఇక వెంటనే మా తాతయ్యకి అసలు కోపం వచ్చేస్తుందనమాట. "ఇప్పుడు టీవీ పోయిద్దిగా. ఇప్పుడు టీవీ ఎలా చూడాలి?" అది ఇది అనేవాళ్ళు. మా తమ్ముడు ఒక ట్రిక్ ఏం కనిపెట్టాడంటే. వెనక మల దానికి పిన్లుంటాయి కదా! యెల్లో కలర్, రెడ్ కలర్ అలా పిన్లు ఉండేవి. ఆ పిన్ తీసి మళ్ళీ పెడితే టీవీ వచ్చేసేదనమాట మాకు.
హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. హుహు. <giggles> అవును. హ్మ్. హ్మ్.

ఓహో! అవును. అప్పట్లో మీ చిన్నప్పుడేమో గానీ, మా చిన్నప్పుడు టీవీలు రకరకాల విచిత్రమైన దాంతో కొన్ని కొన్ని పైనుంచి ఒకటి ఇలా కొడితే సెట్ అవుతాయి. ఆ! కొన్ని కొన్ని ఏంటంటే, కరెంటు వల్ల పిక్చర్ స్క్రీన్ ఒకలాగా ష్రింక్ అయిపోయేది. సో, ఆ కరెంట్ సప్లైని మేనేజ్ చేయడం అప్పట్లో సప్లై చాలా ప్రాబ్లమ్స్ ఒచ్చాయి. సప్లైని మేనేజ్ చేయడానికి కిచెన్‌లోనో ఎక్కడనో హీటర్ వేసేవాళ్ళం. సో, లోడ్ కొంచెం అటు పోతే ఇటు టీవీ సెట్ అయిపోయేది ఆటోమేటిక్‌గా, క్లియర్‌గోచ్చేది. సో ఇలాంటియి
ఎప్పుడన్న టీవీకి <chuckles> ట్రబులోచ్చినా గాని <giggles> <chuckles> హ్మ్. ఓహ్! <chuckles> ఓహ్! మా తమ్ముడు ఇలాగ ఇలాగ ఇది చేసాడన్నమాట. అది తీసి పెడితే ఒచ్చి చూడు "తాత వచ్చింది చూడు తాత" అని చెప్పి. ఇంకప్పుడు మా తాతయ్య మేమందరం కూర్చొని మా అమ్మ నాన్నతో కంటే ఎక్కువ తాతయ్య, నానమ్మతో ఉండేవాళ్ళమండి. వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజిగా ఉండేవాళ్ళు. అన్ని చెప్తూ ఉండేవాడు.
హ్మ్ హ్మ్. <chuckles> హ్మ్. హ్మ్. అవుననుకోండి. హ్మ్. ఏ ఏదైనా మీ ఇంట్లో వంశపారంపర్యంగా వస్తుందా? అంటే మీ అమ్మగారు చిన్నప్పుడే గాదు, మీ అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య వాళ్ళ ఆ!
<giggles> అవి మీకు చెప్తే మీరు నవ్వుతారేమో అంటే అది ఒక వస్తువు కాదు, లేకపోతే ఒక ఫోటో లేకపోతే అది కూడా కాదు. ఒక ఆహారపు అలవాటు అన్నమాట. ఏంటో తెలుసా ఇడ్లీ అన్నమాట. <giggles> ఎప్పుడు ఇడ్లీ ఇడ్లీ.
ఓకె. ఆహా! ఓహ్! ఓహ్! <giggles> ఏంటండి? ఇడ్లీ ఓకె. ఆ! ఆ! హ్మ్.
ఇడ్లీ అనేది, మేమిప్పటికి, నేను మా నానమ్మని చూశాను, మా తాతయ్య, మా మమ్మీ, ఆ! మా డ్యాడీ వాళ్ళు చిన్నప్పుడు కూడా అదే తినేవాళ్ళంట. మాకు అదే పెట్టేవాళ్ళు. ఇక రోజు మాకు బ్రేక్ఫాస్టంటే స్కూలు‌కెళ్ళేటప్పుడు ఇడ్లీనే. ఇడ్లీ లేకుండా మా ఇల్లు అసలు గడవదండి. మా హస్బెండ్ అయితే "వామ్మో మీకు మీ వంశానికి ఒక దండం తల్లో! ఆ ఇడ్లీ నా వల్ల కాదు, నేనోచ్చినప్పుడు కాస్త మార్చమని చెప్పు" అంటూ ఉంటారన్నమాట.
హ్మ్. హ్మ్. ఇడ్లీ. హ్మ్. ఓకె. <chuckles> <chuckles> ఓకె, ఓకె, ఓకె. సో, మీ పాత వస్తువులు విడిచిపెట్టిన అనుభవంతో పాటు, మీ పాత జ్ఞాపకాలు, అనుభవాలు, అలవాట్లు, టిఫిన్లు అసలు చాలా, చాలా చెప్పేసుకున్నా, చాలా మాట్లాడేశారు. మీతో ఈ ఈ మాటలు మాట్లాడినందుకు నాకు సంతోషంగా ఉందండి. అండ్ హ్మ్, మళ్ళీ, మళ్ళీ అవకాశం వస్తే ఖచ్చితంగా మాట్లాడుకుందాం. థ్యాంక్
<chuckles> నాకు కూడా అండి. ధన్యవాదాలు. ఖచ్చితంగా అండి.